మా చిన్నప్పుడూ, పెళ్ళి క్యాసెట్‌లు ఉండేవి. అవి ప్లే చేస్తూ చూసుకుంటుంటే, ఆ కెమెరామెన్ అలా తిప్పుతూ, ముఖ్యంగా భోజనాల దగ్గర అదంతా వచ్చేసరికి
ఆ! <chuckles> బా పాపులర్ అండది.
అసలు <chuckles> ఒక్కక్కళ్ళలో నుంచి, ఒక్కొక్కలాంటి నటన బయటకొస్తూ ఉంటుంది. కొంతమంది చాలా స్టైల్‌గా దింటున్నట్టు. కొంతమంది అబ్బా! వీడు నా వైపు తిప్పాడు. అసలది ఒ ఆహ్, పెళ్ళి కూతురు, పెళ్ళికొడుకు పక్కన పెడితే, ఈ ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటది.
హ్మ్. అవును. అవును. నిజమే!
మరీ అంటే అందరూ కూడా, కెమెరా ముందు కంఫర్టబుల్‌గా ఉండలేరు. మీరు ఉండగలుగుతారా? ఉండగలిగితే, మీరు అలా ఉండలేని వాళ్ళకి ఎలాంటి చిట్కాలు చెప్తారు?
అవును కదా! అంటే, నేనైతే కంఫర్టబుల్‍గానే ఉంటానండి. కెమెరాను ఫేస్ చేస్తాను. అంటే, నేనందంగా కనబడతానా లేదా అనేది, చూసే వాళ్ళని <chuckles> బట్టుంటది కాబట్టి హ్మ్.
హ్మ్. ఓకే. అవునా. అసలు ఆ ఆలోచనే వత్ రాకూడదు మనకి. న అవి
అవును. ఆలోచనొచ్చిందంటే మాత్రం, కంగారొచ్చేస్తది.
ఆ!
అయితే, ముఖ్యంగా ఇలా ఎవరికన్నా కొద్దిగా నేనొక టిప్స్‌లాగా చెప్పాలనుకోండి. మొదటిక నేనేం చెప్తనంటే, ఫస్ట్ కెమెరా దగ్గర ఏదైతే వస్తుందో, అలాంటిది. అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే, ఇంతకు ముందు భోజనాల దగ్గర, వాటి దగ్గర, మనకి కెమెరా అనేది, ఖచ్చితంగా తిరుగుతా ఉంటుంది.
హుహు. హ్మ్. హ్మ్. హ్మ్.
అంటే, వ దానికి తగ్గట్టే డబ్బులిస్తారనుకోండి. అది వేరే విషయం. కాపోతే, <giggles> పద్దాక తిప్పుతా ఉంటాడు కాబట్టి, ఖచ్చితంగా మన ఫేసు కెమెరాలో పడిద్దని చెప్పేసి, ముందుగా ఫిక్సయిపోతే గనక హ్మ్. దానికి తగ్గట్టు ముందుగానే మనం ఏదంట కొంచుం క్లీన్‌గా అంటే యాహ్! ఎలా పడితే అలా చింపురు జుట్టేసుకోనో లేకపోతే అలా ఉండకుండ, అంటే పెళ్ళికి మనం ప్రిపేరఅవుతాం గదా!
<laughs> హ్మ్. అవును. ఆ! ఆ! కరెక్టే. హ్మ్. హ్మ్. అవును.
మధ్యలో ఏంటంటే, ఏ బండి మీదో వెళ్తూ లేకపోతే జర్నీ చేసేటప్పుడు కొద్దిగా అటు, ఇటు చెరిగిపోద్ది.
చెరిగిపోద్ది బట్టలు కూడా కొంచెం నలిగిపోతాయి. ఆ!
హ్మ్. సో, అలాంటి సమయాలుంటాయి కాబట్టి, అలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి కాబట్టి, కొద్దిగా ముందుగానే అంటే లోపలికి ఎంటరవ్వడానికి ముందుగానే, మనం దానికి తగ్గట్టుగా అంటే మనకి కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకునేలాగా ముందుగా మనం ప్రిపేరయిపోవాలనమాట.
హ్మ్. హ్మ్. అదే. ఓకే, ఓకే.
అదీ, ఓన్లీ భోజనాల దగ్గరే అని కాకపోవచ్చు, లేకపోతే మనం ఇప్పుడు, ఆహ్, పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికీ గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే, స్టేజ్ మీదకెళ్ళాలి కదా! హ్మ్. అప్పుడైనా సరే, ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉంటేనే అక్కడ ఉండగలుగుతాం. <chuckles> లేకపోతే గనక ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా, అన్నట్టు చూస్తాం. అదే సమయంలో కెమెరామెన్ స్మైల్ అని ఒక ఇరిటెషన్‌గా ఒకటి చెప్తాడు. అప్పుడు, <chuckles> ప్రపంచంలో అప్పటిదాకా మనం నవ్వని ఒక నవ్వు నవ్వేసి, అక్కడి నుంచి ఎళ్ళిపోతాం.
ఎళ్తాం. అవును. హ్మ్. హ్మ్. ఆ! చెప్తాడు. అవును. <chuckles> <laughs> అవును.
సో, మన మీద మనకి ముందుగానే కాన్ఫిడెన్స్ రావాలంటే, మనం ఏదైతే యటైర్‌లో ఉంటన్నామో, ఇంటి దగ్గర మనం అద్దంలో చూసి ఎలాగైతే ప్రిపేర్ అవుతామో అలాగే, ఒకవేళ అద్దం ఉన్నా, లేకపోయినా కొంచెం మన ఇమాజినేషన్ చేసుకునన్నా కొద్దిగా సరి చేసుకొనీ, మనల్ని మనం కొంచెం నీట్‌గా ఉన్నాము, అనుకున్నప్పుడు కొద్దిగా లోపలికెళ్తే బెటరనమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. అది సెల్ఫ్ గ్రూమింగ్ కొంచెం చేసుకుంటే ఆటోమేటిక్‌గా నే బానే ఉన్నానులే అనే ఆత్మ విశ్వసం వచ్చేస్తుంది. క్యామెరా ముందు కూడా మనం సహజంగా ఉంటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఓకే. ఓకే. హ్మ్.
అంతే కదా! అవును. అండు ఎప్పుడైతే మనకి అంటే, మనం బాగున్నాము లేదు, బాగా లేదు అంటే అందరికి నచ్చం అనేసి ఎప్పుడైతే మన మైండ్‌లోకొచ్చిందో అప్పుడు మనకు కాన్ఫిడెన్స్ ఉండదిక.
హ్మ్. అవును.
సో, మనకి మెయిన్‌గా ఆత్మవిశ్వాసం ఉండాలండి.
అవును. అది సహజంగా ఉండాలి. క్యామెరా ఉన్నా, లేకపోయినా మనం బావున్నాం అనేది సహజంగా ఒక ఆత్మవిశ్వాసం ఉండాలంటారు.
అవునండి. ఇంకా ఇదైతే గనక ఇలా పెళ్ళిళ్ళు వాటిల్లో సరదాగా ఫన్నీగా జరిగేది, ఒకవేళ కొంచెం మనం అలా అటు, ఇటుగా ఉన్నా కూడా ఎవరు పెద్దగా పట్టిచ్చుకోరు.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. మనల్ని, మనల్ని చూడటానికి రారు కదా! జనాలు. కరెక్టు. హ్మ్. <giggles> వస్తారు కాబట్టి ఆ!
ఒక ఫన్ని వేలో తీసుకుంటారు. <chuckles> అంటే పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు కోసం వస్తారు కాబట్టి. అదే. ఇంకో కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్‌గా ఆల్రెడీ అయిపోయారనుకోండి, వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళు వెల్ అండ్ గుడ్. వెళ్ళిపోతారు. వాళ్ళకంటే సెపరేట్‌గా మేకప్ ఏయడానికి వాళ్ళుంటారు. కానీ, ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నారనుకోండి
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్.
అలాంటి వాళ్ళకీ, అంటే ఆహ్, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకి నేను ఇచ్చిన సలహా ఏంటంటే, ముందుగా అసలు అంటే ఒక బేసిక్ అంటే, మేకప్‌లో ఫౌండేషన్ ఎలా ఎసుకోవాలి. అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలండి.
హుహు. హ్మ్. ఓకె. ఓకె, ఓకె. హ్మ్, హ్మ్.
అంటే ఇప్పుడు జస్ట్ మనం ఒక పౌడర్ రాసుకోవడం అది కాదు కదా రెడీ అవ్వడం అనేది. అంటే మనం ఒక కెమెరా ముందు కనపడాలంటే మన యొక్క కలర్ బాగా కనపడాలి లేదు, మనం వేసుకున్న బట్టల్లో ఆహ్, ఏదైతే ఇప్పుడు కొన్ని 100 మెగా పిక్సెల్స్ ఏదో చాలా పెద్ద పెద్ద మెగా పిక్సెల్స్ చెప్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే చిన్ని చిన్ని మడతలు అయినా సరే లేకపోతే తినేటప్పుడు ఏదైనా అంటుకున్నా కూడా షర్ట్ మీద క్లియర్‌గా కనబడతా ఉంటుంది. హ్మ్.
హ్మ్. హ్మ్. వస్తున్నాయి. హ్మ్. హ్మ్. హ్మ్. కనిపిస్తూ ఉంటుంది. హై డెఫినిషన్. హ్మ్ హ్మ్. <giggles> అవును ఆ!
<giggles> ఫుల్ హెచ్‌డిలు గాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే హై డెఫినిషన్ అన్నారు గాబట్టి ఒక కామెడీగ ఒకటి చిన్నది చెప్తాను. హ్మ్, 'అతడు' సినిమా చూసారా మీరు? సారీ అతడు కాదు అతడు టైంలోనే ఆహ్, ఒక సినిమా ఒచ్చిందండి. ఏది మన, మహేష్ బాబు గారిదే, మహేష్ బాబు గారు ఒక అంటే దొంగ పారిపోయి పార్దు అని చెప్పి పేరు పెట్టుకొని ఒక చోట వెళ్తాడు కదా. ఒక ఇంట్లోకి.
ఆహా! కరెక్ట్. అవును చూసాను. ఎవరిది? అదే అతడు.
అతడేనా? సారీ. సారీ. నేనె కన్ఫ్యూజ్ అయ్యాను. ఆ! 'అతడులో' ఒక సాంగ్ ఉంటుంది కదా! ఏదో స్నో స్నో బ్యాక్‌గ్రౌండ్‌లో 'అవును నిజము' సాంగ్ ఆ! 'చందమామ, చందమామ' ఆ! ఆ పాటుంది కదా! ఆ పాట నేను చూసినప్పుడు, చిన్నప్పుడు, అసలు నాకు చాలా బా అనిపించింది. నిజంగానే అక్కడ ఏదన్నా మంచు కొండల్లో అలా తీశారేమో అన్నట్టు అనిపించింది.
ఆ! <chuckles> ఆ! ఆ! ఓకే. ఆ! చందమామ, చందమామ వింటర్‌లో విడిగా ఉంటది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
రీసెంట్‌గా అంటే, ఇప్పుడు మనం కాలంతో పాటు అప్‌గ్రేడ్ అయ్యి పెద్ద, పెద్ద టీవీలు అనేవి తీసుకుంటూ ఉంటాం కదా! స్పాట్ టీవీలని దాంట్లో ఫుల్ హెచ్‍డీ ఇప్పుడు ఆ పాట కొద్దిగా మోడిఫికేషన్ కూడా కొంచెం రీసెంట్‌గా రీ ఆహ్, రిలీజ్ అయిన తర్వాత నాకు చూడాలనిపించి హ్మ్. ఎన్‌హాన్స్ చేసారు కాబట్టి <chuckles> చూడాలనిపించి చూస్తే, అది క్లియర్‌గా థర్మాకోల్ బాల్స్ కనబడతా ఉంటాయి.
అవును. అవును. అవును. అవును. కొంచెం ఎన్హాన్స్ చేస్తారు. ఆ! హ్మ్. హ్మ్. అయ్యయ్యో! ఓకే. ఇదొచ్చింది సమస్య ఫోర్ కే తోటి. ఆ! ఓకే.
<chuckles> ఆ! అదే కదా! <chuckles> అంటే, మొత్తం అన్నీ కూడా బయటేసేస్తా ఉంటాయన్నమాట ఇవి.
ఓహోహో! ఓకే.
సో, అలాంటప్పుడేంటంటే, మన ఎటైర్ అనేది ఒక కెమెరా ముందు ఈ పైగా ఇంత హై టెక్నాలజీ ఉన్న దాని ప్రకారం మనం అవన్నీ ఆలోచించుకొని ముందుగానే ఏదైతే స్టేజ్‌గాని, లేకపోతే ఎక్కడికన్నా ఎళ్తన్నామంటే అక్కడ వెళ్ళడానికి ముందుగానే మనం ఫుల్‌ప్లేజెడ్‌గా ఒక్కసారి రెడీ అయిపోవాలండి.
హ్మ్. హుహు. హుహు. అవును.
లేదు మళ్ళక్కడికెళ్ళి, మళ్ళీ కొంచెం సేపు టచ్ అప్ చేసుకుంటా, ఆహ్, లేకపోతే ఒక చిన్న అద్దం తీసుకొని, కంగారు కంగారుగా అది ఇది రాసుకుంటా, ఇలాంటివి చేయకూడదు.
హ్మ్. హ్మ్, హ్మ్. ఓకె. ఒక ఒక పద్ద ఒక పద్ధతి, ఒక విజన్ ఉండాలంటారు.
అంటే ఒక ఆ! చెప్పండి. ఆ! <giggles> ఒక విజన్, ఒక పద్ధతి ఉండాలనమాట. లేదనుకోండి, ఇప్పుడు అక్కడ ప్రోగ్రామ్ ఒక 3 గంటలు ఏసుకోండి. ఆ 3 గంటలకి తగ్గట్టుగా ముందుగానే ప్రిపేర్ అయిపోవాలి. ఆ మధ్యలో మళ్ళీ, ఏదో వాటర్‌తో ఫేస్ అంతా వాష్ చేసుకొని, మళ్ళీ మేకప్ అదంతా వేసుకొని, ఇలాంటివి చేయకూడదు.
<giggles> ఓకె, ఓకె. హ్మ్. రైట్. రైట్, రైట్, రైట్. ఓకె, ఓకె. అయితే అదే ఇది మామూలుగా మనం ఇంకొకరి ఆహ్, ఫంక్షన్‌లకో, పెళ్ళిలోనో అతిథిగా వెళ్ళినప్పుడు పరిస్థితి. కొంతమంది ఇప్పుడు ఏంటంటే, డైరెక్ట్‌గా కెమెరా చూసి మాట్లాడటం అంటే, ఇంక కెమెరా ఫ్రేమ్‌లో వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు. అది వాళ్ళు నటులవ్వచ్చు, యాంకర్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు కంటెంట్ క్రియేషన్‌లో అయినా అవ్వచ్చు. ఇంకా వాళ్ళు ఒక్కరే ఉంటారు. వాళ్ళు ఆత్మవిశ్వాసంతో కెమెరా కంట్లోకి సూటిగా చూసి మాట్లాడాలి అంటే, ఆహ్, వాళ్ళు ఏం పాటించాలంటారు? ఏది బాగుంటుంది అంటారు? వాళ్ళు చేస్తే.
అది. అవునండి. అవును. ఆహ్, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటేనండి, నేను యాక్చువల్‌గా కంటెంట్ క్రియేటర్‍ననమాట. నేను వీడియోలు కూడా చేస్తూ ఉంటాను.
హుహు. ఓహ్! నైస్ ఆ!
హ్మ్. అయితే నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నాకర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఒక కెమెరాని చూస్తున్నాము అంటే, అది ఎలా ఉండాలంటే అపోజిట్ ఒక వీడియో చూస్తున్నామంటే, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడినట్టు ఉండాలి.
హుహు. హ్మ్. అయితే అప్పుడది కెమెరాలోకి చూస్తే సరిపోతుందా లేకతే ఏదైనా ఒక పాయింట్ మనం ఎడ్ పెట్టుకునాలంటారా? ఓకే. ఓహ్! ఓకే.
అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేయాలి. <chuckles> ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా కూర్చున్నాము. మనం ఏదో ఎడమ చేతి వైపో, కుడి చేతి వైపో, కింద, పైన కెమెరాను ఎలా పడితే అలా తిప్పామనుకోండి, వాళ్ళు చూసేటప్పుడు అంత పర్ఫెక్ట్‌గా ఏదో మనల్నే చూస్తున్నట్టుగా లేకపోతే అలా ఉండదు.
అహా! హ్మ్. అవును. ఆ!
హ్మ్. ఇంకోటి కొంతమంది ఫేసింగ్ ఏమో స్ట్రైట్‌గా జేస్తారు.
హ్మ్.
కళ్ళేమో ఎడమవైపో, కుడివైపో కెమెరా ఉన్నవైపు పడేస్తారు.
ఓకే. సో, కెమెరా‌న్‌మెన్‌ది గూడా, ఎంతో కొంత భాగం ఉంటుంది దీంట్లో.
ఆ! ఖచ్చితంగా. వాళ్ళు నాలెడ్జ్ ఉండాలి, అండ్ వాళ్ళతో పాటు ఎవరైతే మాట్లాడుతారో, అంటే కెమెరాని ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గురించి కంప్లీట్‌గా తెలుసుకోవాలండి. అంటే, ఆ కెమెరా ఎలా వర్క్ అవుతుంది అదంతా అవసరలేదు కానీ కెమెరాలో మీరెలా కనబడుతున్నారు అన్నది మీరు కూర్చున్న అంటే మీ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామండి, కెమెరా మన ఎదురుగా ఉన్నప్పుడు మనకు ఒక అవగాహన రావాలి అంటే, అక్కడ కెమెరాలో మనం ఎలా కనబడుతున్నాము అనేది ఒక చిన్న అవగాహన రావాలనమాట.
అవునా! హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హుహు. హ్మ్. ఓకే, ఓకే. అదే, అదే. ఓకే.
హ్మ్. అది. అంటే, మరి జూమింగు అదంతా పెద్ద అవసరం లేదు కానీ, ఆహ్, ఓకే. అక్కడి నుంచి చూస్తే నేనిలా కనబడతాను, అన్నట్టు చిన్న అవగాహన వస్తే, దానికి తగ్గట్టుగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది.
ఆ! ఆ! ఓకే. సో, ఇప్పుడు కన్నపడటం వరకు ఓకే. మరి మాట్లాడటంలో తనబడకుండా ఆహ్, ఏమంటారు ఆలోచించకుండా ఇదంతా ఆహ్, చేయా లేకుండా చేయాలంటే, ఒక కంటెంట్ క్రియేటర్‌గా, మీరే సలహా చెప్తారు. ముందుగా ప్రిపేరవ్వాలా? లేకపోతే ఏదైనా ముందు టెలీ ప్రాంప్టర్ <giggles> పెట్టుకోమంటారా? ఏంటి కథ!
అదే అండి. లేదు. టెలీ ప్రాంప్టర్స్ అవన్నీ న్యూస్ రీడర్‌కి వాళ్ళు బాగా <giggles> ప్రొఫెషనల్సాళ్ళు పండిపోతారండి. పండిపోయారు, కాబట్టి వాళ్ళకి పనిచేస్తది గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను వీడియో చేసేటప్పుడు, అలాగా టెలీ ప్రాంప్టో, లేకపోతే ఏదన్న పెట్టుకున్నాననుకోండి, అది చూస్తాను, చూస్తాను చదువుతాను ఐ కాంటాక్ట్ మిస్ అయిపోద్ది.
హ్మ్. <giggles> చేయమని. ఆ! ఆ! హుహు. హ్మ్. మిస్ అవుతది. ఆ!
మిస్ అయిద్ది. ఇంకోటి, ఒకవేళ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ నుంచి ఇంకో లైన్‌కి మిసయ్యాననుకోండి. అక్కడితో కట్టయిపోయినట్టే ఇక, ఆహ్, మ మన మైండు ఏదో మిస్ అయ్యింది, ఏదో మిస్ అయింది అని చెప్పేసి దాన్ని, దీన్ని వెతుకుతూ అసలు దాన్ని వదిలేస్తది.
హ్మ్. హ్మ్. తు అవును ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పోతుందింకా. ఆ
అవును. సో, అలాంటప్పుడేం చేయాలంటే, ముందు ప్రిపరేషనండి, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. బెస్టయితే గనక, నేను ఎలాంటివి ఫాలో అవుతానంటే, ఒక అద్దం తీసుకుంటా. ఇప్పుడు బీరువాలకి పెద్ద, పెద్ద అద్దాలుంటయి కదా!
ఓకే. హ్మ్. అవును.
దాని ముందు కుర్చీ ఏసుకొని కూర్చుంటా.
ఓకె. సొ, దాంతో మాట్లాడుతూ మీరు ప్రాక్టీస్ చేస్తారు.
ఆ! ఆపోజిటు నా ఆడియన్ అనమాట వాడు. సో, <giggles> నేను వాడితో మాట్లాడతాను.
ఓకె. ఆ! ఓకె. సో, అప్పుడు ఇంకా హ్మ్. కెమెరా ముందు ఉన్నప్పుడు కూడా మీరు ఒక్కరే ఉన్నారు. మీతో మీరు మాట్లాడుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు.
ఆ! అంతే ఆ కెమెరా లోపల నుంచి ఒకడు పాప్‌కార్న్ తింటూ కూర్చున్నాడు అన్నట్టుగా నేను ఊహించుకుంటా. <chuckles>
ఆల్‌మోస్ట్ హ్మ్. <laughs> ఇది బావుంది పద్ధతి. ఆ! ఓకె. ఓకె. ఆ ఒక్కడిని మీరు ఎంగేజ్ చేయాలి.
అదే సొ, ఆ! ఒక్కడినే నేను ఎంకరేజ్ చేయాలనమాట. అంతే నాలో ఉన్న ఇంకొక అపరిచితుడు <giggles> ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేస్తే, ఆటోమేటిక్‌గా వీడియో అనేది క్లిక్ అయిపోద్ది.
ఆ! ఆ! రైట్, రైట్. సో, అలా మీరు కంటెంట్ క్రియేట్ చేసిన క్రమంలో ఆహ్, మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని అస్సలు బాలేదు. నేను మళ్ళీ మొత్తం చేస్తా. లేకపోతే ఇది తీసేయండి. అట్లాంటివి ఏమన్నా ఉంటుందా? ఎందు కంటే మనకి మనం కొత్తలో నచ్చం. <smacks lips> అది వాయిస్ అవ్వనివ్వండి, వీడియో అవ్వనివ్వండి. సో, ఇ అది అది మీరు దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయగలిగారు దాన్ని?
హ్మ్. అవును. అవును. అదే. అ ఆహ్, యాక్చువల్‌గా అంటే స్టార్టింగ్‌లో మీరన్నట్టుగా నచ్చము ఏవో ఉన్నాయి కదా! అప్పుడు బేసికల్‌గా నా గొంతు కూడా నాకు అంత నచ్చేది కాదండి. నా గొంతు
హ్మ్. హ్మ్. హ్మ్. సహజంగా ఉంటుంది. అది అందరికి ఆ!
ఆ! ఏంటంటే ఇప్పుడు ఎవరు చేసిన వాళ్ళు వంట వాళ్ళు తినలేరని ఇలా ఉంటాయి కదా! <chuckles> అందుకని చెప్పి, నా గొంతు నాకు నచ్చక చాలా డిలీట్ చేశాననమాట. దగ్గర, దగ్గర ఒక 30, 40 వీడియోలు జస్ట్ రికార్డ్ చేసి నాకు నచ్చక డిలీట్ చేసేసా.
<chuckles> ఆ! ఆ! ఓకె. ఆ! అమ్మ! ముప్పై నలభైయే! హ్మ్. ఆ!
ఆ తర్వాత నాకేం అర్థమైందంటే, "ఇలా కాదు మనకి మనం డిసిషన్ కాదు. మనం ఎంత తీసుకున్నా కూడా మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది రావట్లేదు. ఫస్ట్ నేను ఫుల్‌గా ప్రిపేర్ అవుదాము, ప్రిపేర్ అయిపోయి ఒక ఏదైతే కంటెంట్ పరంగా ముందు సాటిస్‌ఫై అయిపోదాం".
హ్మ్. హ్మ్. హుహు. హుహు.
ఓకేనా! అదొకటి ప్రిపేర్ అయ్యాను. ఇంకొకటి వచ్చేసరికి నా గొంతుని ఇంకొంచెం క్లియర్‌గా చేసుకోవడానికి చిన్ని చిన్ని టిప్స్ అనేవి ఉపయోగించా.
హుహు. ఓకే. ఎలాంటివి?
అంటే కొద్దిగా గోరువెచ్చ నీళ్లు తాగడం.
ఓకే. ఆ! ఆ! హ్మ్.
ఓకేనా! అంటే హైడ్రేట్ అవ్ అవుతూ ఉండాలండి గొంతు. కొద్దిగా తడి తగులుతా ఉండాలన్నమాట.
హ్మ్. నిజం.
ఎప్పుడైతే తడి తగలకుండా పొడి బారిపోద్దో, అప్పుడు మన మాటలు కూడా కొద్దిగా తడబడతా ఉంటాయి. మన కాన్సంట్రేషన్ కూడా దెబ్బ తినిద్ది.
అవును. దెబ్బతింటుంది. కానీ, కంఫర్ట్ పోతుంది గొంతులో నుంచి అవును. ఓకే. సొ, అది నిజమే. ఓకే. అదొచ్చి అది ఆలోచించి మీరు రు తర్వాత సక్సెస్ఫుల్‌గా డెలివర్ చేయగలిగారు మీరు అనుకున్న దానికి తృప్తిగా లేదా ఇగ ఎంత చేసినా ఇంతే ముందు కానిచ్చేద్దాం అనుకున్నారా?
అవును. సో, ఇవన్నీ ఆలోచించానన్నమాట. హ్మ్ చెప్పండి. ఆ! <chuckles> లేదు, లేదు, లేదు. నాకొక చిన్న సాటిస్ఫాక్షన్ అప్పటికి కూడా ఆహ్, ఒక చిన్న పిసరంతా డౌట్ ఉంది. అసలు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చిన్న డౌట్ ఉండి ఇక నేను ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి ఆ వీడియోని మా పేరెంట్స్‌కి చూపిచ్చా.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.
అప్పుడు వాళ్ళు ,"ఆ! బాగానే ఉందిరా భలే చేసావు" అని చెప్పేసి చిన్న ప్రశంస.
<giggles> ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
ఓకే. అప్పుడు నాకేమనిపించిందంటే, ఆ తల్లిదండ్రులకి బానే <chuckles> ఉంటదిలే ఆ! కాకపోతే, అప్పుడు కూడా అంటే, నాకు ఇంకా అనుమానం తీరల.
బానే ఉంటుంది అసలు. ఆ! ఆ! అబ్బా!
హ్మ్. అందుకని చెప్పి ఆహ్, మా ఫ్రెండ్స్ కొంతమందికి కొంతమందుంటారు. వాళ్ళు నేనేమన్నా చేస్తే మొహం మీద చెప్పేత్తారనమాట.
హుహు. ఆ! వాళ్ళ అవసరం అండి మన చుట్టూ. హ్మ్. హ్మ్.
అదే. వాళ్ళకంటే, ట్రూ. అంటే, వాళ్ళ ఏదైతే వాళ్ళ మైండ్‌లో అనిపించిందో, యక్సాక్ట్ విత్అవుట్ ఫిల్టర్ చెప్పేస్తారన్నమాట.
హ్మ్. హ్మ్.
హ్మ్. ఆ ఆళ్ళవి పంపించి ఫీడ్ బ్యాక్ అడిగా.
ఓకే.
ఆళ్ళు కొద్దిగా ఆహ్, ఒక 99.9% పాజిటివ్‌గా ఇచ్చారు.
ఓహో! ఇక ఎళ్ళిపోయారు. ముందుకు దూసుకెళ్ళిపోయారు ఇంకా.
ఆ! అంతే. <giggles> ఆ! అంతే. ఆగల. ఆళ్ళు ఒక 70, 80 ఇచ్చినా కూడా నేను ఆగేవాడిని కాదు. అలాంటిది, నైంటీ నైన్ ఇచ్చారు కాబట్టి అస్సలాగల.
అయ్యో! <chuckles> ఇంకా అసలు సూపర్! వెరీ గుడ్. ఆ! అయితే కొంతమంది ఆహ్, బాడీ లాంగ్వేజ్‌లో కూడా కొంచెం వాళ్ళ ఆత్మవిశ్వాసంగా ఉండటం, ఆహ్, లేదా డౌట్‌గా ఉన్నారనేది తెలిసిపోతూ ఉంటుంది. ఆహ్, సగం ఫ్రేమ్ పెడితే ఓకే. ఫుల్ ఫ్రేమ్ పెట్టారనుకోండి కాళ్ళు, చేతులు ఎక్కడ పెట్టాలి? ఏంటి అనేది దీనికేమన్నా కిటికలున్నాయా?
అవునండి. దొరికేస్తారా. ఆ! దీనికి కిటికీలంటేనండి, చాలామందికేంటంటే కాన్ఫిడెన్స్ కోసం చేతుల్ని పట్టుకోవడం, ఆహ్, లేకపోతే
హ్మ్. పోడియం మీద పెట్టడం చె పట్టన గ్రిప్. ఆ!
హ్మ్. అంటే మన కాన్ఫిడెన్స్ అంతా ఆ చేతుల్లోనే ఉంటదన్నమాట, ఆ టైంలో.
కరెక్ట్. అవును దాన్ని ఆడించడంలోనే ఉంటది. ఆ!
లేకపోతే కాళ్ళు మెలేసేసుకొని అదొక కాన్ఫిడెన్స్ అనమాట.
<giggles> ఓకె, ఓకె.
సో, ఇలాంటి అలవాటున్నవాళ్లేంటంటే, ఎదురు ఒక టేబుల్ పెట్టుకొని కవర్ చేసేసి
ఆ!
అలా చేసుకుంటే బెటరు. ఇంకా లేదు మీరు నించొని ఖచ్చితంగా, మీ బాడీ మొత్తం కనపడేలాగా ఉండాలి అంటే గనక, ముందు మీకు మీరు నచ్చేలాగా, లేకపోతే చిన్ని చిన్ని ఆహ్, అంటే కొత్త కొత్త డ్రెస్సులది ట్రై చేసి, దేనిలో బాగున్నాము? ఇయన్నీ అంటే ఆహ్, ఏదైతే మనం ఆలోచిస్తామో, మనం కొద్దిగా వీక్‍గా ఉన్నామని. దాన్ని కవర్ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చేసేసి, ఆ తర్వాత రావాలనమాట.
ఓకె. హ్మ్. హ్మ్, హ్మ్. హ్మ్. కరెక్ట్. అంటే మీరు చెప్పినట్టు, దాని వల్ల మైండ్ కొంచెం క్లియర్ అయిపోతుంది. మనకు ఆ అనుమానం పోతే, ఆ! మనం బానే కనిపిస్తున్నాం అని అనుమానం వస్తు ఆహ్, ఛీ! ఆ కాన్ఫిడెన్స్ వస్తే, ఆటోమేటిక్‌గా బాడీలో కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది నిజం.
అవును. కాదు. హ్మ్, అంతేనండి. అయితే కొన్ని కొన్ని అలవాట్లుంటాయి మన మ్యానరిజమ్సు. అవి కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే, అసలు ఇంకా సూపర్ అనమాట.
చాలా చక్కటి టిప్స్ చెప్పారు. హ్మ్. హ్మ్. ఓకె. ఓకె. అసలు ఎవరు విన్న సరే కంటెంట్ క్రియేటర్ అయ్యేంత గొప్ప సూచనలు, సలహాలు చెప్పారు. ధన్యవాదాలు.
<giggles> అయ్యబాబోయ్! మీక్కూడా అండి. ధన్యవాదాలు.